మాది లవ్ మ్యారేజు. <chuckles>
ఓహ్! అయితే పర్వాలేదు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని చేయమంటారు కదా! అంటే దానికి సవాలక్ష కారణాలుంటాయి. ఈ మధ్య ఏముంది మ్యాట్రిమోనల్ సైట్‌లో ప్రొఫైల్ చూసి ప్యాకేజ్ నచ్చితే చేసేసుకుంటున్నారు. అంటే, ఆహ్, ఈ వివాహానికి ఉన్న అర్థాలు కాలంతో పాటు మారుతూ వస్తున్నాయి. ఏమంటారు మీరు?
అవును ఎ నిజమే. అసలా, అంటే నేను నిజమే. నిజంగా అది మాత్రం వాస్తవం. ఏంటంటే అదవరకి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడు చూసి చేసి చెయ్యాలి అనేవాళ్ళు. ఎందుకు అలా అనేవాళ్ళంటే ఇప్పుడేంటి అంటే వాళ్ళకి పిల్లలు పుట్టే టైంలో మనకు తెలియకుండా మేనరికాలు చేసుకున్నామనుకోండి పిల్లలకి ఏదో ఒక లోపాలొస్తయి.
హ్మ్. హుహు. అవును.